అంటే డైరెక్టర్ చెప్పిన విషయాలు ఆహ్, హీరోలు పాటిస్తున్నారా? లేదా వాళ్ళు ఆ టైంలో ఎలా బిహేవ్ జేస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవడం? ఆ! చాలా
అవును. అవును. అవును. అవును. అవును. అవును. ఎందుకనంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పిందే కాదు కొన్ని కొన్ని సార్లు హీరో చెప్పింది కూడా డైరెక్టర్ ఇనాల్సొస్తది.
ఆ! ఖచ్చితంగా. ఆ! ఆన్ థ స్పాట్ ఇంప్రూవైజేషన్ గాని ఆ! ఆ!
అవును. అ ఆ! ఆన్ థ స్పాట్ ఇంప్రూవైజేషన్‌లో గాని అలాంటియి నడుచుకుంటూ రావటం గాని. రీసెంట్‌గా ఒచ్చిన సినిమాలు చూస్తే గనక, ఒక హీరోకి డైరెక్టర్ ఒకటి చెప్తే గనక అతను లేదు నేనిలాగ వాచ్ పట్టుకొనొస్తాను అని చెప్పేసని చెప్పడం డైరెక్టర్ స్టేజ్ మీదే చెప్పాడన్నమాట. అవన్నీ గూడా మొత్తం అన్నీ చూడటానికి కానీ ఆహ్, అసలా <smacks lips> బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండి ఈ మధ్యన. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తన్నారనేది భలే ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తున్నారు! మొత్తం అంతా గూడా. అసలా వాళ్ళు చేసేదానికి సినిమాల్లో ఒచ్చే ఎలివేషన్స్ కానియండి, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బావుంటుందనమాట.
ఆ! ఆ! అవును. ఆ! ఆ! అవునవునవును. <chuckles> అవునవును. నేను నేను జూసాను. ఆ!
మొత్తమంతా గూడా. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తన్నారని ఆ! అవునండి. ఈ మధ్యన మీరు చూసుంటారు నాకు తెలిసి.
ఆ! ఆ! ఆ! మీరు
హ్మ్. ఆ! బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు గాని ఇవన్నీ గూడా చాలా బావుంటున్నాయండి మొత్తం అంతా గూడా.
మీరు ఇంత క్లియర్‌గా జెప్తున్నారంటే ఎప్పుడైనా ఏదైనా షూటింగ్ దగ్గర నుండి జూడడం జరిగిందా? లేదంటే ఇలానే ఆహ్, బిహైండు
హ్మ్. అస్సలకండి. అస్సలకి నాకు నాకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అసలు కానీ ఒక్కసారి గూడా షూటింగ్ చూసే అవకాశం రాలేదు.
<chuckles> చాన్సే లేదా? ఆ! అవకాశం దొరకలేదా? ఆ! ఆ! ఆ!
ఆ అవకాశం దొరకలేదు. కానీ
ఒకవేళ
రీసెంట్‌గా చూస్తే గనక మీరు 'ట్రిపుల్ ఆర్' ఉంది కదండీ! 'ట్రిపుల్ ఆర్' సినిమాకి బిహైండ్ థ సీన్స్ అని చెప్పేసని వాళ్ళు నెట్‌ఫ్లిక్స్‌లో ఒకటి రిలీజ్ చేశారు.
ఆ!

ఆ! <chuckles> ఇప్పుడు వాళ్ళు ఒ ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు బిహైండ్ థ సీన్స్ నవ్వుతూ ఉండొచ్చు. కానీ ఆహ్, ఒక సీరియస్ సీన్ చేయాలంటే పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ జేస్తూ ఉంటారు దాన్ని. ఆహ్, అలాంటి విషయాన్ని ఎలా జూస్తుంటారు మీరు? వాళ్ళంత ట్రాన్స్ఫర్మేషన్?
హ్మ్. అది. ఆహ్ అవును. అవును. అవును. అవునండి. అవునండి. అవును. సీరియస్‌గా అండి ఇప్పుడు అవును. అవును. ఖచ్చితంగా అండి. ఎందుకనంటే, ఆ సీరియస్నెస్‌ని క్రియేట్ చేయటం అనేది ఒకా ఇదండి. మొత్తమంతా గూడా సెట్‌లో అంతా గూడా ఇప్పుడు 'చిరంజీవి' గారు ఇదివరకు మీరు చాలా చూస్తే గనక ఇంటర్‌వ్యూ‌స్ కానీ అవన్నీ చూస్తే గనక ఆహ్, చెప్తా ఉంటారన్నమాట అతను. సెట్‌లో మంచి సీరియస్ యాక్షన్ జరుగుతున్నప్పుడు య ఆహ్, 'బ్రహ్మానందం' ఒకసారి ఒచ్చి కామెడీ ఫేస్ పెట్టాడు. అలాంటియి "నాకు మూడంతా పోయింది" అని చెప్పేసి అని చెప్తా ఉంటారు చూడండి. ఆ! వాళ్ళందరూ నవ్వుతా ఉన్నప్పుడు గానీ. అలాంటియన్ని చేసినప్పుడు అంటే, ఆ సెట్‌లో గూడా అలాంటి సీరియస్ వాతావరణమే జరగాలండి మొత్తం అంతా గూడా. ఒక యాక్షన్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు గానియండి, అలాంటియన్నీ గూడా మొత్తం అంతా మొన్న ఇయన్నీ ఎక్కడ జూసి నేర్చుకున్నావు? అని చెప్పేసి అని అడిగితే మొన్న 'ట్రిపుల్ ఆర్' ఆహ్, బిహైండ్ థ సీన్స్ ఎలా జరిగింది? ఏంటి? అనేది 'బాహుబలి' గానీ, ఇవన్నీ గూడా మొత్తం అంతా గూడా ఆహ్, ఒక, ఒక అవిటి అతను పాత్ర ఉంటదండి సినిమాలో బిజ్జలదేవ క్యారెక్టర్. అతను ఎలా చేయాలి? ఏంటి? అనేది డైరెక్టర్ చేసి చూపెట్టడం గాని అవును. డైరెక్టర్ క్లియర్‌గా చేసి చూపెడతారు. అవన్నీ గూడా చూడటానికి అబ్బా! ఎంత మంచిగా! ప్రతి పాత్ర ఇతనే పోస్ట్ చూపె ఆహ్, చూపిస్తున్నాడే అని చెప్పేసని మనకి భలే అనిపిస్తుంది మొత్తం అంతా గూడా.
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆహా! వాళ్ళు వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! బిహైండ్ థ సీన్స్. ఆ! అది రిలీజ్ ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అవునవును. ఆ! డైరెక్టర్ క్లియర్‌గా జేసి చూపిచారు. అవును. ఆ! ఆ! ఆ! అవునవును. ఇంకా ఇ ఇలాంటివి గాకుండా ఇప్పుడు మన గ్రాఫిక్స్ అను గ్రాఫిక్స్ లాంటివి గూడా మనకు బిహైండ్ థ సీన్స్ చూపిస్తూ ఉంటారు. పెద్ద, పెద్ద గ్రాఫిక్స్. ఆ! ఇప్పుడు మనం ఆ గ్రాఫిక్స్ సినిమాలో ఒకలాగుంటుంది. ఈ సే ఇప్పుడు మనం బిహైండ్ థ సీన్ జూస్తే అది చాలా చిన్నగా ఇంతేనా దీనికేనా మనం చూసింది ఆ! అని అనిపిస్తుంది. ఆ! అలా అలాంటప్పుడు ఇంట్రెస్ట్ బోయే చాన్స్ ఏమైనా ఉంటదంటారా?
డైరెక్టర్‌లు అవును. అవును. అవునండి. అవునండి. ఈ మధ్యన. అవును. అవును. అసలా ఇంతేనా అనిపిస్తది. అవును. అవును. ఖచ్చితంగా ఉంటదండి. ఎందుకనంటే, నాకు తెలిసి నేను ఉన్న ఊరిలో నాకు తెలిసినతను ఒక వీఎఫ్ఎక్స్ స్టూడియోలో పనిజేస్తా ఉంటారు.
ఆ! ఆ! <chuckles>

అవునవునునవును. అది అది తాలా చాలా తక్కువ బడ్జెట్ త్రు కూడా ఇంకా దానికన్నా మంచి వీఎఫ్ఎక్స్ పెట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ!
ఇంకా మంచిగా తీయొచ్చు మంచిగా తీయొచ్చు. చీర చూస్తే ఆ! స్క్రీన్‌లో అసలు లైటింగ్ లేకపోవటం గాని, ఒక చీకటి గదులు సినిమా తీసినట్టుగా లేదండి. అసల ఇంట్రెస్ట్ అనేదే కలగలేదు. వాళ్ళు చెప్పిన కష్టానికి కానీ, వాళ్ళు చేసిన దానికి కానీ, అస్సలకి అనిపించలేదన్నమాట. ఇంట్రెస్ట్ అనేదే రాలేదు సినిమా చూడటానికి.
ఉన్నాయి కూడా. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! అయి అవును. <giggles> ఇంకా ఈ సెట్ వెనుక, బిహైండ్ ద సీన్స్ అంటే నాకు మేజర్‌గా గుర్తొచ్చేది నా చిన్నప్పటి నుంచి ఆహ్, ఈ హీరోలు వెళ్లి ఆహ్, స్టూడియోలో పాడుతూ ఉంటారు. ఓ ఫర్ ఎగ్జాంపుల్ ఆ!
హ్మ్. హ్మ్. అవును, అవును, అవును, అవును. ఈ మధ్య కాలంలో చూస్తే గనక, ఒక ప్రతిసారి అండి. అది ఓకే. మా పేరు చెప్తాను పవన్ కళ్యాణు. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో గూడా, అదొక పాట రావటం అనేది ఫాన్స్‌కి కూడా, చాలా ఎక్సైటింగ్‌గా ఉంటది మొత్తం అంతా గూడా ఆ విషయం.
ఆ! ఆ! హ్మ్. ఆ! అవును. అవును. <giggles> ఆ! అవునవును. ఆ! ఇప్పుడు ఆ 'కాటమరాయుడు' సాంగ్‌ గాని
ఆ! రీసెంట్‌గా ఒచ్చిన సినిమాల్లో చూస్తే గనుక, ఆ 'కాటమరాయుడు' సాంగ్ గాని, ఇదివరకు ఉన్నయి గాని అవన్నీ గూడా చాలా ఫాన్స్ కని అదంతా గూడా చాలా ఎంజాయ్ జేస్తారండి మొత్తం పవన్ కళ్యాణ్ పాడుతుంటే గాని ఏదన్నా గానియండి.
ఆ! ఆ! ఆ! ఆ బిహైండ్ ద సీన్స్ అంటే అదే గుర్తుకొస్తుంది నాకు మాములుగా. <chuckles>
ఇలాగా అవును. అవును. బిహైండ్ ద సీన్స్ ఇన్ ద సెన్స్ ఆహ్, అదే చెప్పాలి అని అంటే మనకి, ఆ మైక్ దగ్గర పాడటం గానియండి, అతను చేసే కానియండి అవును. చాలా బాగుంటదండి. మొత్తం చూడటానికి కూడా అవన్నీ గూడా. ఎంజాయ్ జేస్తారు జనాలందరూ గూడా, మనకు కూడా బాగుంటది గదా! అని జెప్పేసి అనిపిస్తా ఉంటది. అతనికొచ్చే బజ్‌ గాని సినిమాకి హీరోలని పాడటంతో సినిమాలకి బజ్‌ చాలా ఒస్తదండి మొత్తం అంతా గూడా.
ఆ! పాట పాడడం, నవ్వడం. ఆ! వావ్! ఎంజాయ్ జేస్తారు. అవునవును. ఆ!

ఆహ్, సెట్‌లో మన పెద్ద హీరో‌లు గాని, వా అలాంటి వాళ్ళు మాములు చిన్న, చిన్న ఆర్టిస్ట్‌లతోటి గూడా బాగా ఆహ్, అద్ అద్ మాట్లాడుతూ ఉంటారు సరదాగా, అవన్నీ జూసినప్పుడు గూడా మనకు ఒ ఆహ్, బానే అనిపిస్తుంది. ఆ! వీళ్ళు గూడా పర్లేదు మనలాగే ఉన్నారు, మనం గూడా అవ్వొచ్చు అని ఒక ఇన్‌స్పిరేషన్ గూడా ఒస్తుంది అంటా?
అవునండి. అవునండి. హ్మ్. అవును. అవును. అవును. అవును. ఎగ్జాక్ట్‌లి అండి. అవును మీరు చెప్పేది కరెక్టెనండి. చిన్నప్పుడు
ఆ! మీరు మీకు సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి అడుగుతున్నాను అలాంటివి. ఆ!
అవును. చిన్నప్పుడు నేను నాటకాలేసేవోడినండి. నాటకాలేస్త ఉన్నప్పుడు గాని, అవన్నీ ప్రాక్టీస్ చేసేటప్పుడు గూడా ఓకే, హీరో, హీరోయిన్‌లు కూడా ఇంత మంచిగా కష్టపడతారా, ఒక నా ఒక సిట్యుయేషన్‌ని ప్లే జేయడానికి అని చెప్పేసనుకుంటా నేను. అలాగే అనుకునేవాడనన్నమాట. చాలా బావుండేది చిన్నప్పుడు నాటకాలేసేటప్పుడు గాని, ఆ నాటకాలే నాకు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ గాని, అవన్నీ తీసుకొచ్చినాయన్నమాట మొత్తం అంతా గూడా.
ఆ! ఆ! ఆ! ఆ! అవును. ఆ! ఆ! ఆ! ఇంకా బిహైండ్‌ ద సీన్స్‌లో కొన్ని మనం చూస్తుంటాము. ఆహ్, 'ఐ ఐ' 'విక్రమ్' 'ఐ' లాంటి సినిమాల్లో మనం ఆహ్, వాళ్ళ మేకప్ ఎలా ఏస్తారు, మొత్తం స్టార్టింగ్ నుంచే ఓ 10 అవర్స్ అలానే గూర్చొనుంటారు. అవన్నీ ఏస్తూ ఉంటారు. ఆ! ఆ!
అది అవును. అవును. అవునండీ. అవును. అవు అవునండి. వాళ్ళు చాలా కష్టపడతారండి మొత్తం అంతా గూడా. ఎన్నెన్ని లేయర్‌లేస్తారండి అసలు ఒంటి మీద పాపం వాళ్ళకి ముక్కలో రెండు దూదులు పెట్టేసి, ఓల్లు మొహం అంతా పోసేస్తా ఉంటారు లిక్విడ్స్ అవన్నీ గూడా. అమ్మో! అవి చూస్తేనే అసల ఎలావు ఆహ్, ఎలా ఉంటున్నారు వీళ్ళు అని చెప్పేసనిపిస్తా ఉంటది మొత్తం అంతా. ఒక సినిమా కోసం ఇంత కష్టపడతారా ఒక ఓ ఆ! ఒక క్యారెక్టర్ ఒక అది కూడా ఏంటండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, అది కొంచెం సేపు భాగమే వాళ్ళంత కష్టపడేదానికి, ఒక 10 గంటలు మేక‌ప్పేసుకునేది అది కొంచెం సేపు జూపించటానికే.
ఆ! ఆ! ఎన్నెన్ని ఆహా! ఒక ఆ! ఆ! ఆ! ఆ! ఒక్క సినిమా కోసమా? ఆ! హుహు. ఆ! ఆ! మనం ఎక్కువగా ఈ మేకప్‌లే చూస్తుంటాం. బిహైండ్‌ ద సీన్స్‌లో మేకప్స్ గాని. ఆ! కం
నన్ననే ఆ! అవునండి. అవునండి. మేకప్‌లు చూస్తా ఉంటాము. వాళ్ళు ఎలా చేసారు, ఏంటి అనేది చూస్తా ఉంటాం మొత్తం అంతా గూడా. ఆహ్, ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ మధ్యన విఎఫ్ఎక్స్‌లు బాగా ఎక్కువైపోయినాయండి. దాని గురించనే. నాకు ఈ మధ్యన కొంచెం కోపమోస్త వుందండి వీఎఫ్ఎక్సెల రూపానా, సరిగ్గా చెయ్యట్లేదు, లైటింగ్‌లు సరిగ్గా ఉండట్లేదు. మీరు ఈ మధ్యన సినిమా చూస్తే గనక, ఒక సినిమా పెద్ద సినిమా క మన తెలుగు హీరో ఏళ్ళి హిందీ సినిమాలో నటించాడన్నమాట.
ఆ! ఆ! ఆ! అవునవును. <chuckles> ఆ! ఆ!